అహా! అంటే పని స్క్రీన్ మీద ఎక్కువుండేదనమాట.
ఆహా! ఓకే.
అందువల్ల అప్పుడు ఆ సమయంలోనే ఆ పని స్క్రీన్ మీద ఎక్కువుండేలాగా కాకుండా నేను పై ఆహ్, పేపర్ వర్క్ గానీ లేకపోతే మాట్లాడవాల్సిందైనా, ఏదైనా మాక్సిమం స్క్రీన్ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించేదాన్ననమాట.
హ్మ్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీకు మీరు ఇట్లా పరిమితి పెట్టుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చంటారు?
పరిమితి పెట్టుకోవడానికి కారణం అంటే అండి ఒకటి ముఖ్యంగా హెల్త్ ఇష్యూసండి. ఇప్పుడు, ఎప్పుడైతే మనం ఈ మొబైల్ ఫోన్స్‌కి గట్టా దగ్గరగా ఉంటామో ల్యాప్‌టాప్స్‌కి గానీ, ట్యాబ్స్‌కి గానీ, రేడియేషన్ ఎఫెక్ట్ ఒకటి కొడుతుంది. ఇంకొకటి చర్మ వ్యాధులు కూడా చాలా వస్తాయండి దీనివల్ల.
ఓకే అండి. హుహు. రిన్ సైట్ స్క్రీన్ వల్ల?
అవునండి. ఆహ్, రేడియేషన్ మనకి ఒక రకంగా పని చేయదండి. మొత్తం ఇప్పుడది ఆహ్, మన శరీరం మొత్తం మీద ఆహ్, ఎఫెక్ట్ చూపిస్తదనమాట. సో, ఆ టైంలోని చర్మం మీద కూడా చూపిస్తుంది. మన యొక్కా సెల్యులర్ లెవెల్ మీద కూడా చూపిస్తుందనమాట. ప్రతి కణం ఎఫెక్టవుతుంది.
ఓహో! ఓహో! హుహు. ఓకే. ఓహో! కానీ నాకు తెలిసి ఏ స్కిన్ డాక్టర్ కూడా మీకు స్క్రీన్ టైమ్ వల్ల ఇట్లాగా స్కిన్ ఎలర్జీ వచ్చిందని చెప్పరేమో?
అవును. చెప్పరు. కాకపోతే నేను కొన్ని హ్మ్, అంటే కేసెస్ చూసాననమాట. ఆహ్, కొన్నిసార్లు ఒక మం కొంతమందికేంటి అంటే ఫోను వాడుతున్నప్పుడు హీట్ రిలీజ్ చేస్తుంది కదండీ! ఆ హీట్ రిలీజ్ చేయడం వల్ల చర్మం మీద ఏంటి అంటే కొంచెం రెడ్ అంటే రెడ్ కలర్‌లోనే మారిపోతుందనమాట. ఎర్ర రంగులా వచ్చేసి, అదంతా మండిపోతుంది వాళ్ళకి. అది అలా మెల్లమెల్లగా చర్మమంతా పాకేసి, చల్లగాలి తగిలినా, లేకపోతే ఇది పట్టుకోవడం అయినా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుందనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఓకే. ఆహా! ఓహో! ఓకే. హ్మ్. ఓహో! కానీ నాకు తెలిసి ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఒక అంటే స్క్రిన్ ఎలర్జీ అనేది ఫోను వల్లే వస్తుంది అని.
అవునండి.
హ్మ్. ఇప్పుడు మీరు హ్మ్. పరిమితి పెట్టుకున్నారు గదా! స్క్రీన్ టైమ్‌కి. దానివల్ల మీకుపయోగలేమన్నా కలిగినట్లనిపించాయా? అంటే ముందుకి తర్వాతకి?
అది చాలా అండి. ఎందుకంటే నేనెప్పుడైతే పరిమితి పెట్టుకున్నానో, దాని తర్వాత నుంచి నాకు కొంచెం రిఫ్రిష్మెంట్‌లా అనిపించిందనమాట. దానికి దూరంగా ఉన్నప్పుడు వేరేలా ఉండేది. దగ్ ఆ ఫోను పట్టుకొని ఉన్నప్పుడైతే ఏదో తెలీని <smacks lips> ఆహ్, ఒక ఇదనమాట. ఆహ్, అదేదో రేడియేషనంతా నా చుట్టూ ఉన్నట్టు, మై ముఖ్యంగా అండి మెదడు. మెదడుకి చాలా ఎఫెక్ట్ పడిపోతుంది. మొద్దుబారిపోయినటైపోతామండి. ఎక్కువ సేపయితే వాడతము.
హుహు. ఓకే. హుహు. ఓకే. హ్మ్. ఓకే. హుహు. అవును. హుహు. ఓకే. ఫోను.

అవునండి.
ఓహో!
ఇంకా ఒక వే కొన్ని కొన్ని సార్లు నేనేమిలోచిస్తానంటే, మనం ఆహ్, ఆ బౌండరీ అంటే <smacks lips> ఆ దాంట్లోనే ఉండకుండా, అంటే మనం అది లాక్ పడినంత వరకు మనం ఎం చేసినా మనకి కూడా కంట్రోల్ ఉండాలి కదా! సో, అది కూడా నేను ఉంచుకుంటాననమాట. ఒక దాని కంట్రోల్‌లొకెళ్ళకుండా.
హ్మ్. అవునండి. ఓకే. హ్మ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ స్క్రీన్ టైమ్‌కొచ్చేసరికి మనం చేయాల్సిన పని కూడా పక్కన పెట్టేసి స్క్రీన్ చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ముందు పని చేసుకొని స్క్రీన్ చూస్తారా? లేదు అంటే ముందు ఎంటర్టైన్మెంట్ ముఖ్యం అని చెప్పి తర్వాత పని చేసుకుంటారా?
అవునండి. స్క్రీన్ టైమ్ అంటే అండి ముఖ్యంగా నేను పనికే వాడతాను. ఆహ్, ఆ పని చేసేసరికే నాకు చాలా అలసట వచ్చేస్తుందనమాట. సో, అందుక నేను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం అంటే నేను చూడను. మాక్సిమం ఆహ్, ఆ కేజే ఉంటదనమాట ఎక్కువ. కాకపోతే పని టైంలో ఆహ్, పని సమయంలో కూడా, ఆహ్, ఎక్కువసేపు స్క్రీన్ టైమ్ ఉండడం నాకు చాలా సార్లు జరిగిందనమాట. అప్పుడు హ్మ్.
హుహు. హుహు. హుహు. ఓకే. హుహు. ఓహో! పని చేస్తూ కూడా స్క్రీన్ టైమ్ చూసేవాళ్ళు.

హ్మ్. చాలా చాలండి. ముఖ్యంగా రాత్రి పూటలు ఫోన్ వాడతాం కదా! ఆ టైం‌లో ఏంటి అంటే మనకి హార్మోనింబాలెన్స్ ఒచ్చేస్తదనమాట. నాకది చాలా సార్లు జరిగింది. దానివల్ల నేను కూడా చాలా ఎఫెక్టయ్యాననమాట. మనకి పడుకునే ముందు అంటే ఇప్పుడు 10 గంటల తర్వాత లేదా 9 గంటల తర్వాత కొన్ని హార్మోన్స్ రిలీజవుతాయన్నమాట మన బాడీలో. నిద్రకి. ముఖ్యంగా. అప్పుడు ఈ ఫోన్ వాడడం వల్ల ఏంటి అంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వదు. ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల నిద్రకూడా మనకి రాదు. ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోతాం.
హుహు. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. ఆహా! ఓహో! అవును. హ్మ్.
దానివల్ల నిద్ర పట్టకపోడం, ఫోన్ పక్కన పెట్టినా కూడా నిద్ర పట్టకపోడం. అలాగ తెలివేసి ఉండడం. మళ్ళీ తెల్లారింటికి నిద్ర పట్టడం. అది పనే ఒత్తిడికి ఇంకా గురవుతుదనమాట.
ఓహో! ఓకే. ఓహో! ఇప్పుడు ఈ ఫోన్ వల్ల మనకి నిద్ర డిస్టర్బ్ అవ్వడానిక్కూడా రీజన్ ఉంటుందంటారు. హ్మ్. ఇప్పుడు అంటే మీరు స్క్రీన్ టైమ్ చాలామంది ఈ రోజుల్లో కుటుంబానికి కూడా టైం ఇవ్వకుండా ఆ ఫోన్లే చూస్తూ ఉంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అండి?
హ్మ్. అవునండి. చాలా. అది మాత్రం నిజమండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒక దెగ్గరున్నా గూడా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటది. ఆ ఇప్పుడు మాట్లాడ్డం కూడా తగ్గించేశారు. ఫోన్లో మాట్లాడ్డం మొదలుపెట్టారు. అది పక్కెలాన ఉన్నా కూడా. ఇప్పుడు చూడండి పూర్వం రోజుల్లోని అందరొక దెగ్గరున్నా పక్కపక్కల ఇల్లలున్న అందరూ ముచ్చలు పట్టుకొని మాట్లాడేవారు. బయటన కూర్చొని అరుగు మీద. కానీ ఇప్పుడలా కాదు. వాట్స్‌అప్ గ్రూప్‌లొచ్చసాయి, ఫేస్‌బుక్‌లొచ్చేసాయి, ఇన్‌స్టాగ్రామ్‌లొచ్చేసాయి. వీటిల్లోనే ఈళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారనమాట. ఆహ్, ఏదైనా ఉన్నా వెంట వెంటనే కాల్ చేసి ఇలా చెప్పేసుకోవడం. బయట కూర్చొని మీరు మాట్లాడ్డాలుండవు. మాట్లాడే ఆహ్, స్వభావం తగ్గిపోయింది. ఇంకొకటి అది దానివల్ల వాళ్ళకి ఇప్పుడు బయట మాట్లాడడం ఒకలా ఉంటదండి. ఫోనులో మాట్లాడడం ఒకలా ఉంటది. అది ఒకటి.
హ్మ్. హ్మ్. అవును. అవునండి అవును. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అవునండి. అవును. అవును.